ఓహ్! ఇంకా మాములుగా ఉండదైతే. ఆ! ఫుల్ పోష్.
హ్మ్. హ్మ్, కాబట్టి ఇంగ మనకి ఇంకా ఆ! అవునండి. ఇంక మొత్తం కొత్త డ్రెసింగ్ గాని, కొత్త అలవాట్లు అన్నీ నేర్చుకోవడం జరిగిందండి. తర్వాత హ్మ్.
హ్మ్. హ్మ్, అంటే ఎలాంటి డ్రెస్లేసేవాళ్ళు? జీన్స్, క్రాప్ టాప్ ఇలా ఏసేవాళ్ళా? లేదంటే కుర్తాసా?
ఆ! ఆ! కుర్తాస్ ఇంకా అన్నీ అండి, ఇంకా ఇదని చెప్పలేము. ఆల్ మిక్స్ ఆ! ఆల్ మిక్స్ అండి. ఇంకా అన్నీ, అన్నీ ట్రై జేసామండి. ఇంకా ఒకవేళ కొన్ని <smacks lips> ఆహ్, మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే, మరి బెంగుళూరులో ఉన్నంత పాష్‌గా అయితే ఉండదు కదండీ!
అన్నీ ఆల్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఆ! హ్మ్. హ్మ్. అవునవునవును. హ్మ్.
ఇంకొంచెం అంతా ఊమ్ విలేజ్ పీపులే ఎక్కువ ఉంటారు గావట్టి, మనకి బెంగుళూరులో ఉన్నంత ఇదైతే ఉండదు గావట్టి, మాకలాంటి కొంచెం షార్ట్ డ్రెస్లలా ట్రై జేయాలనున్నా గాని, తెచ్చుకొని, రూంలో వేసుకొని, అలా ఉండేవాళ్ళమండి. లేదంటే ఎప్పుడైనా బెంగుళూరుకి, అలా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు అలా వేసుకోడము, అలా జేసామండి. కాకపోతే కొంచెం కల్చర్‌కి తగ్గట్టు కూడా ఫాలో అయ్యామండి, మరి కల్చర్‌ని సమాజాన్ని వదిలిపెట్టి
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అలాగే ఉండాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమో మంచి ఫ్యాషన్‌గా ఉండి, మీరు ఎడ్డిపోచమ్మలా ఉంటే బాగోదు కదా! అండి. అవును అలాగే ఉండాలి. అయితే మరి పెళ్లి అయిందా మీకు?
హ్మ్. అవును. అవును. అంతే. ఆ! అయిందండి.

హ్మ్. అయితే, మీ హస్బెండ్ మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. హస్బెండ్ ఓకే. మరి మీ అత్తగారు వాళ్ళు అంటే, చీరే కట్టుకోవాలమ్మా లేకపోతే ఈ కుర్తాసే ఏసుకోవాలి. ఇట్లా, ఇట్లా ఏం రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టలేదా?
మంచి మాడ్రన్ డ్రె‌స్సులు ఇచ్చారండి మాడ్రన్ హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! లేదండి. లేదండి. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ‌ది తెలీదు గానీ మా వరకైతే ఏం రాలేదండి.
హ్మ్. అయ్యో! పర్వాలేదు అయితే. మీకంతా బాగా కలిసొచ్చిందనమాట. అయితే, మీకు ఇన్ని డ్రెస్‌లేశాను అంటన్నారు కదా! అన్ని ట్రెడిషనల్ దగ్గర నుంచే ట్రెండీ వరకు అన్నీ ట్రై చేశారు గదా! మీకు బాగా నచ్చింది లేదా మీకు బాగా కంఫర్ట్‌ని ఇచ్చేది ఏంటి వీటిలో?
హ్మ్. హ్మ్. అవునండి. నే హ్మ్. హ్మ్. అవును.

ఇప్పుడంటే ఇంకా ఆ! ప్రస్తుతానికంటే నార్మల్‌గా ఇంట్లో అయితే చుడిదర్సే‌నండి. ఇంకేదైనా ఫంక్షన్సు ఏంటండి?
ప్రస్తుతానికి ఆ! చుడిదార్‌ కొచ్చేసారా మళ్ళీ? చుడిదార్‌కొచ్చేసారా మళ్ళీ అంటున్నా.
ఇంట్లో ఉన్నప్పుడండి. ఇంట్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఈవెనింగ్ అయితే నై నైట్ డ్రెస్, నైట్ ప్యాంట్ అవి ఓకే అండి. 3/4త్ షార్ట్స్ అలా వేసుకుంటానండి ఇంట్లో అయినా కూడా. టాప్స్, అలా ఈవెనింగ్. ఇంకా ఆహ్, బయటికెళ్ళినప్పుడు ఏదో చెప్పాను కదండీ, ట్రిప్స్‌కెళ్ళినప్పుడు ఒకటి, ఇంకా మన ఇష్టం అండి. ఇంకా అప్పుడు ఎవరు ఉండలే‌స్
ఆ! ఓకే. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఎలాంటివేస్తారు? ఇప్పుడు ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఉంటున్నాను నేను అని చెప్పారు కదా! ఎలాంటివి వేస్తారు ఇప్పుడు? ట్రే ఆహ్, ట్రిప్స్‌కి, ట్రిప్స్‌కైతే ఎలాంటివి వేస్తారు? ఈ మ్యాక్సిన్ సూట్లే ఎక్కువ గుంటాయి కదా!
హ్మ్! హ్మ్. ట్రిప్స్‌ కంటే జో ఆహ్, యాంకిల్ లెంగ్త్ అవునండి. యాంకిల్ లెంగ్త్ గౌన్స్ అలా ఉంటాయి కదా! అ‌వైనా లేకపోతే, <smacks lips> ఆహ్, ఇప్పుడు జీన్స్ టాప్స్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి.
ఆ! ఆ! ఆ! హ్మ్.
హ్మ్. అవి గాని. ఇంక ఏదైనా ట్రిప్పుకి ఎళ్తున్నామంటే అప్పుడు ఖచ్చితంగా షాపింగ్ చేస్తామండి.